మనకి లైఫ్‌లో ఎంతోమంది మెంటర్సుంటారండి. ఇప్పుడు చదువు విషయంలో కానివ్వండి, ఆహ్, ఇంకా లైఫ్ కోచెస్ గానివ్వండి, ఇవన్నీ గాకుండా, కుటుంబంలో గూడా ఓ విధంగా అమ్మ, నాన్న మెంటర్స్‌లానే ఉంటారింక. ఆహ్, అయితే, ఈ మీ మీ మెంటర్స్‌ని అసలు ఎలాంటి ప్రశ్నలడుగుతారు మీరు?
అవును. అవును. అవునండి. అంటే, ఇప్పుడూ ఒకొక్క మనము ఒక స్టూడెంటనుకోండి. ద మనకి కావాల్సిన స్కిల్స్ గురించి, లేకపోతే ఎగ్జామ్‌లో కావాల్సిన ఆహ్, టెక్నిక్స్ కానివ్వండి, వీటి గురించే అడుగుతాము. ఒకవేళ స్టూడెంట్ జీవితమనేది మనకయిపోయి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళినప్పుడు, జాబ్‌లో లైక్ జాబ్‌కి జాయినయ్యే ముందు లైక్ కొంతమందేంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి ప్రిపేరవుతూ ఉంటారు. సో, అక్కడెలా చదవాలి? ఎలా చదివితే నేను ఒక మంచి పొజిషన్‌లో ఉంటాను అని చెప్పి, అక్కడి నించి కొన్ని టిప్సనేవి మన మెంటర్ నించి అడిగి తెలుసుకోవచ్చు. కొన్నేమో మీరన్నట్టుగా మన పేరెంట్స్ కూడా మెంటర్‌లాంటి వాళ్ళే. మనకి తెలీని వాళ్ళని అడుగుతూ ఉంటాము. ఇప్పుడు కొంతమందేంటంటే, ఆహ్, ఆహ్, ఒక స్టేజ్ ఉప్పుడు జాబయిపోయాక, ఓ జాబొచ్చింది. వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక స్టే ఒక స్టేట్ నించి ఇంకొక స్టేట్‌కి కానివ్వండి, లేకపోతే ఇంకొక కంట్రీ‌కి కానివ్వండి వెళ్తే, మన అమోళ్ ప్రతి ఒక్కటి ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని చెప్పి ఏదో ఒక సందర్భంలో మన తల్లితండ్రుల ఆహ్, అవసరమైతే పక్కా వస్తుంది.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. అవునండి. నిజమే. హ్మ్. అవును. ఆ! అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళని తప్ప ఎవరిని అడగలేని పరిస్థితులొస్తాయి. అయితే మీకు ఎప్పుడైనా అలా ఒచ్చిందా అంటే ఓన్లీ మీ తల్లిదండ్రులు మాత్రమే మీకు ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చేలా. అలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మళ్ళీ?
హ్మ్. అవును. హ్మ్. అవును. అంటె ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఆహ్, పెద్ అతిపెద్ద నిర్ణయం తీసుకోవాలంటే ఫర్స్ట్ మనం ఆశ్రయించేది మన తల్లిదండ్రుల్ని. అంటే ఇది తీసుకోవచ్చా? లేదా? మనకి 99% క్లారిటీ ఉన్నా సరే ఒక వన్ పర్సెంట్ ఏంటంటే బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. "అబ్బా! అవసరమా?" అన్నట్టు ఆలోచిస్తు ఉంటాము. అలాంటి 1% సమయంలో మన తల్లిదండ్రులు పెద్ద రోల్ ఆహ్, ఉంటుంది వాళ్ళు మనకు సహాయం చేయటంలో. అలాంటి సందర్భాలు చాలా ఒచ్చాయి అన్నమాట. అంటే సం 10త్ అయిపోయిన తర్వాత ఆహ్, ఇంటర్, ఇంటర్ అయిపోయిన తరువాత ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని జెప్పి చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా నేను.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకె. ఆ! ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంక.
ఏనీకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి?
ఆ! అయితే మీ తల్లిదండ్రుల్ని అడగడం జరిగిందా?
అవును. అంటే ఇంకా
లేకపోతే మీకు ఆహ్, అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత సాధారణంగా చాలామందికి కోరికలు ఉంటాయి గదా! ఈ నగరంలో చదవాలి, అక్కడ చదవాలి అని. మీకేదైనా అలా ప్రత్యేకంగా ఒకే నగరంలో చదవాలని ఏమన్నా ఉండిందా? అక్కడ నుండే
హ్మ్. అవును. అవునండి. ఆ! అంటే హ్మ్. మీరన్నట్టుగా అలా ఒకటే దగ్గర సదవాలి అని నేనేమి అనుకోలేదూ. కానీ నాకు మైండ్‌లో, 2 కాలేజెస్ అనే అనేవైతే ఉన్నయి. ఆహ్, ఒకటి ఆంధ్రాలో చదువుకోవాలి అని చెప్పి. ఇంకొకటి తెలంగాణలో ఉంది నేను అనుకున్న 2. అక్కడ ఒక కాలేజ్ హ్మ్. వేరే, వేరే చోటుల్లో ఉన్నయ్యీ. సో, నేనూ ఎక్కడ చెయ్యాలీ, ఎక్కడ చెయ్యాలి అని చెప్పి బాగా కన్‌ఫ్యూజ్ అయిపోయా అనమాట. అంటే నాకు రెండిట్లో ఆహ్, మంచి మార్కులొచ్చాయి. రెండిట్లో నాకు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.
హ్మ్. హ్మ్. ఓకే. <giggles> ఓకే. 2 వేరే, వేరే చోట్ల. ఆ! హ్మ్. ఆ! అయితే మళ్ళీ ఆహ్, మిమ్ అమ్మానాన్నని ఎలా అడిగారు అంటే?
ఎలా, ఎలా అని చెప్పీ హ్మ్. అదే అండి. ఇంక మనమీ కొన్ని సమయాల్లో, వాళ్ళ డెసిషన్స్‌యే మనల్ని కరెక్ట్ దారిలో తీసుకొని వెళ్తాయి. మన డెసిషన్స్ కంటే. అలానే నేను చెప్తే, "వాళ్ళూ ఒక పలానా కాలేజ్ తెలంగాణలోనే జాయిన్ అవ్వు. ఆంధ్రాలో ఉండి, మళ్ళ అక్కడ నువ్వు హాస్టల్ ఉండి. అక్కడ నించి నీకు ఫుడ్ సరిగ్గా ఉంటదో, లేదో తెలీదు. అది, ఇది అని చెప్పి," తెలంగాణ అనేది వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా చాలా మంచి ఎద్ చాలా మంచిగైంది. ఇక్కడ జాయిన్ అయ్యి, అన్న సిట్యుయేషన్స్ కూడా చాలా ఎదురయ్యాయి నాకు.
ఏమని అడిగారు? అవును. హ్మ్. ఆ! ఓహో! అయితే అండి, మీరు ముందుగా చెప్పినట్టు ఆహ్, మనా టీచర్స్‌లో గూడా చాలా మెంటర్స్ ఉంటారు అని చెప్పారు. ఇంకా మీరూ ప్రత్యేకంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, అట్లాంటి ప్రశ్నలు అడుగుతా అనీ చెప్పారు గదా! అయితే, మీ మెంటర్స్ ఎవరెవరుండే ఇప్పుడు స్కూల్‌లో ఒకళ్ళు ఉంటరు, ఇంటర్‌లో ఒకళ్ళు ఉంటరు. ఇంకా ఇంజనీరింగ్‌లో అయితే ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మెంటర్స్ అని గూడా ఉంటరు. అయితే స్కూల్ నుండి వస్తే, స్కూల్‌లో ఎవరుండే మీకు, అలా మెంటర్‌లా?
హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అవునండి. హ్మ్. అంటే మనం స్కూల్‌లో, మెంటర్స్‌ని అంతగా మనకి స్కూల్‌లో ఎలా అంటే, అక్కడ ఉన్నాయి చదవాలి, బట్టీ కొట్టాలి, నేర్చుకోవాలి, ఎగ్జామ్‌లు రాయాలి. ఇదే ఉండేదనమాట. అంటే స్కూల్‌లో నేర్చుకున్నవి మనం పెద్దగా ఆహ్, ఇంప్లిమెంట్ చేసేవి ఏం ఉండదు. మన ఫ్యూచర్ వాటి మీద. అందుకే, స్కూల్‌లో ఉండేవి నార్మల్‌గా వాళ్ళు చెప్తారు. వెళ్తారు.
హ్మ్. అవును. కానీ చిన్నగున్నప్పుడు నుండి గూడా, ఏదో విధంగా మెంటరింగ్ అనేది ఎవరో ఒకళ్ళు చేస్తుంటారు. ఉదాహరణకి, మీకు సరిగ్గా రాయడం రాకపోతే ఆహ్, ఎలా రాయాలో నేర్పడం, మ్యాథ్స్ రాకపోతే, మ్యాథ్స్ నేర్పడం.
హ్మ్. అవునండి. అదేంటంటే ఇప్పుడు సౌత్ ఫుడ్స్. అని హ్మ్. అవును. ఎలా అంటే ఆ! అవును. ఎయిత్ క్లాస్‌లో ఇలా
అట్లాంటి వాళ్ళని మీరు ఏ ప్రశ్నలు అడిగారు అప్పుడు. చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నా గుర్తుందా మీకు?
అంటే చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా అన్నట్టుగా ఏం లేదు. ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది ఉండేది. సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పి. ఆ! సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే మనము ఇంగ్లీష్‌లో మాట్లాడటము ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ యాక్టివిటీస్ చేయడము దీనికి సంబంధించి ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఆహ్, ఒక మనకేమైనా రాలేదనుకోండి పదాలు. వీళ్ళని అడిగితే వీళ్ళు నవ్వుతారేమో అన్న విధంగా ఆలోచించే వాళ్ళము. అడగొచ్చా? లేదా? లేకపోతే వీళ్ళని అడిగామనుకోండి "అబ్బా! ఈ పిల్లకి ఇది కూడా రాదా ఎన్ని సార్లు చెప్పాను ఇది నేను" అన్న
ఓకె. హుహు. ఓకె. అంటే మీ అంతట మీరే ఇన్ని ప్రశ్నలు ఉండేటివి. వాళ్ళు ఆ ప్రశ్న అడిగితే అసలు ఏమైపోతాయి అని మీరు మీరే ప్రశ్నలు ఎసుకున్నారు.
హ్మ్. ఇలా అడిగితే, ఇలా అనుకునేవాళ్ళేమో అని. చాలా ఆలోచించుకొని అడగాలా ఒద్దా? అడగాలా ఒద్దా? అని చెప్పి ఆలోచించుకొని, అలా వాళ్ళు మనకి అడగటంలో తప్పు లేదమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడ అడగొచ్చు. భయపడొద్దు అన్నదొకటి లె నేర్పించారన్నమాట ఒక లెసన్ లాంటిది. అంటే చాలామంది భయపడి ఆగిపోతారు వే అడగాలా ఒద్దా? చెయ్యాలా ఒద్దా? ఇలాంటి విషయాల్లో బై అసలు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీరు డబ్బులు గడుతున్నారు మీరు ఫ్రీ‌గా ఏం ఒచ్చి కాలేజ్‌లో స్కూలుల్లో కూర్చోవట్లేదు. మీకున్న డౌట్స్ క్లారిటీ చేయడానికి మాకు డబ్బులు గడుతున్నారు. అదే మీరు
హ్మ్. అవునవును. నిజమే. ఆ! హ్మ్. <giggles> హ్మ్. అదే, అదే. అయినా సాఫ్ట్ స్కిల్స్ అన్నా గూడా అదే గదండీ. ఇప్పుడు మనం మాట్లాడడం నేర్చుకోవడము అలానే ఎలా అడగాలో నేర్చుకోవడమే సాఫ్ట్ స్కిల్స్ అంటె. కాబట్టి మీరు ఆ సాఫ్ట్ స్కిల్స్‌లో ఉన్న డౌట్స్ అన్నీ అడిగేసారా మళ్ళీ?
అవును. అడిగి తెలుసుకోవాలి అని చెప్పి. హ్మ్. అవునండి. ఈ వ్యాధికి అంటే మనకి ఎక్కడైతే అర్థం లే‌ద్ అర్థం కాలేదో అలాంటి ప్రశ్నలు అడిగేదాన్ని. బట్ స్కూల్లో ఏంటంటే అంత ఇంపార్టెంట్ రోల్ పుష్ చేయకపోయినా సరే, ఇంజినీరింగ్‌కొచ్చేసరికి ఒక మెంటర్ అవసరం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్‌కీ ఖచ్చితంగా ఉండాలి. ఉంటుంది కూడా.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! చాలా విధాలుగా ఉంటుంది. అంటే మీ మెంటర్ మీకు ఏ విధాలుగా హెల్ప్ చేశారు అసలు? ఇలా కెరియర్ ఎంపిక చేసుకోవడంలో చేశారా? లేకపోతే మీరు చెప్పినట్టు ముందు చెప్పారు కదా ఇలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవేవి రాస్తే సహాయపడుతుందో అవి చెప్పడం చేశారా? ఏం చేశారు మీ మెంటర్?
అవును. అంటే అవును. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనము కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అంత దూరం పోకముందే మనము ఆహ్, కాలేజ్‌లో ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఒస్తారు. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒచ్చి తీసుకొని వెళ్తారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఆహ్, కంపెనీ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఏం చూస్తారు మెయిన్‌గా. ఫస్ట్‌ది మన రెజ్యూమ్ చూస్తారు. దాని తర్వాత మన స్కిల్స్ చూస్తారు. మన వే ఆఫ్ టాకింగ్ అనేది వాళ్ళు చూస్తారు.
అవును. హ్మ్.
ఇప్పుడు రె
అవును. ఇవన్నీ మీరు అంటే, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీ అంతట మీరే స్కిల్స్ అనేవి నేర్చుకొని రెస్యూమ్‌లో అడ్ అప్ చేసుకున్నారా? అసలు రెస్యూమ్ ర రెస్యూమ్ ఎలా ఉండాలో మీకు ఏ మెంటర్ చెప్పారు ఇంజినీరింగ్‌లో?
అవునండి. అంటే ఇప్పుడు రెజ్యూమ్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము. అది మనకి ఇంకే కాలేజ్‌లో ప్లేస్మెంట్స్‌లో అది ముఖ్యము. లేకపోతే మనం కాలేజ్ ప్లేస్మెంట్స్ ఇ గాకుండా బయట నుంచి కంపెనీస్ ట్రై చేయాలి. ఆఫ్లైన్‌లో అనుకుంటే లింక్‌డ్ ఇన్‌లో పెట్టుకుంటాం. మన రెజ్యూమ్ కానివ్వండి. మన స్కిల్స్ కానివ్వండి. అలా మన రెజ్యూమ్ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్ ఆహ్, ఉంటుంది. అందులో ఏంటంటే ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు. ఇప్పుడు పదిమంది ఒకటి ఫాలో అయ్యారనుకో. పదకొండో మంది కూడా ఆ పదిమంది అయ్యిందే ఫాలో అవుతారు కానీ వాళ్ళు నేను ఒకటే ఎందుకు అవ్వాలి? వాళ్ళందరివి చేస్తే నేను వేరేగా చేస్తాను అనుకోవడం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అలా.
హ్మ్. ఆ! అవునండి నిజమే. అయితే మీ, మీ అంతట మీరు కొంచెం యూనిక్‌గా ఉండడానికి ఆహ్, ఏం చేశారు? ఎవరైనా సాయం చేసారా?
మన ఒకరి అవునండి. అదె, మెంటర్, మెంటర్ దగ్గరికి వెళ్ళడం వల్ల, ఇప్పుడు అందరూ చేసుకునేది చూపించి, నేను చేసుకునేది చూపిస్తే, "రెండు ఒకటే ఉన్నాయి కదమ్మా! రెండిట్లో డిఫరెంట్ ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు నీ దగ్గర ఆన్సర్ అనేది ఉండదు. నువ్వు ఏదైనా ఒక మంచి స్కిల్ మీద ఫోకస్ చెయ్యి. ఒక లాంగ్వేజ్ కోడింగ్ లాంగ్వేజ్ మీద నువ్వు ఫోకస్ చేస్తే, నీకంటూ ఒక స్కిల్ ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళందరూ ఎన్ని పెట్టుకున్నా సరే, ఒక స్కిల్ లేదు వాళ్ళ దాంట్లో. వాళ్ళు సర్టిఫికేట్స్ ఎన్ని సర్టిఫికేట్స్ చేసినా సరే, ఆన్‌లైన్‌లో కనిపించినయి అన్నీ చేసినా సరే, మనకంటూ ఒక స్కిల్ ఉంటేనే మనం క ఆహ్ కంపెనీ ప్లేస్మెంట్‌లో అనేది సెలెక్ట్ అవుతాము. ఒక స్కిల్ మీద ఫోకస్ చేసి అది నేర్చుకోమని" చెప్పారనమాట, మా మెంటర్ నాకు.
హ్మ్. హ్మ్. అవును. హా! ఓహో! ఆ! అంటే మీరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మీరు రెజ్యూమ్ ఇచ్చాక కూడా మీ, మీ రెజ్యూమ్ తయారు చేసుకొని వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ కోసం ఏమైనా అడిగారా?
ఇంకొకటి హ్మ్. అవును. అవునండి. అదే నేను చెప్పాను కదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను నా రెజ్యూమ్ చూపించాను నా మెంటర్‌కి. సార్ ఇలా చేసుకున్నాను ఓకేనా అంటే, మా సార్ అన్నారు, "అందరూ" ఇప్పుడు ఆహ్, 10 మంది ఇందాక చెప్పాను కదా! 10 మంది ఒక సర్టిఫికేట్ ఇన్ఫోసిస్ స్ట్రీమ్ బోర్డ్‌లో అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది మాకు. "అందరూ ఆ సర్టిఫికేట్ చేసి పెట్టుకున్నారు. నేను అదే సర్టిఫికేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో దీనివల్ల <hiccups> ఇప్పుడు వాళ్ళకివ్వాలా! నీకివ్వాలా! వాళ్ళకి నీకు ఒకటే సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీవ్ ఎవ్వరికీ కాకుండా వేరుగా ఉన్న వేరే వాళ్ళకి ఇస్తారు. మీ ఎవ్వరికి ఇవ్వరు. ఎందుకంటే సేమ్ ఉన్నాయి" అని చెప్పి మా సార్ చెప్పగానే
హ్మ్. అదేదే 10 మందికి 10 ఆ! <chuckles> ఆ! అవును ఎవరికైతే యూనిక్‌గా ఉంటాదో అవే ఇస్తారు. కాబట్టి మీరు మీ మెంటర్ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని ఆ
అవును. హ్మ్. నేను అడిగానన్నమాట. ఇలా సార్ ఇప్పుడు
మైండ్‌లో పెట్టుకొనేమన్నా చేంజ్ చేసారా రెజ్యూమ్‌లో.
అదే అండి. నేనడిగాను, సార్ ఇలా ఎలా, ఎలా చేయమంటారు? అంటే మన స్కిల్స్ కానివ్వండి లేకపోతే మీరన్నట్టు కోడింగ్ నేర్చుకోమన్నారు కదా! అవి ఎలా స్టార్ట్ చేస్తే, అని చెప్పి నేనిలా ప్రశ్నలా అడిగాను మా సార్‌ని ఆయన చెప్పారన్నమాట "ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకో" ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది సెమిస్టర్ ఎగ్జామ్స్‌ని చాలా తక్కువగా తీసిపడేస్తారు నాకు స్కిల్ ఉంది కదా హ్మ్.
ఓహో! అవునవును. అంటే లాస్ట్ మినిట్‌లో తప్ప ఎప్పుడు చదవరండి మీరు కూడా అలానే చేసేవాళ్ళా?
అవునండి నిజంగా. ఆహ్, అంటే బీటెక్ అంటేనే <giggles> హ్యాపీ అనమాట. లాస్ట్ మినెట్‌లో ఓపెన్ చేసి చదువుతూ ఉంటాము. కానీ కొంతమంది ఏంటంటే అబ్బా! పాస్ అయిపోతే చాల్లే, పాస్ అయ్యాం కదా! బ్యాక్‌లాగ్స్ లేకపోతే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది. అన్న ఆలోచన అన్న ఆలోచనలో ఉండిపోయి సరిగ్గా చదవకుండా పాస్ మార్క్స్‌కి చదువుతారు. కానీ, మా సార్ ఏం చెప్పారంటే, నే ఇదే అడిగాను సార్ మరి సెమిస్టర్ ఎగ్జామ్స్ ది సీజీపీఏ వస్తుంది కదా! అదేమన్నా మనకి ఇంపార్టెంటా సార్ అని చెప్పి నేను మా సార్‌ని ఒక ప్రశ్న అడిగాను. మా సార్ ఇదే చెప్పారు "అందరూ తేలిగ్గా వదిలేస్తారు, కానీ కొన్ని కంపెనీస్ అనేవి ఉంటాయి. ఆ కంపెనీస్‌కి ఒక రూల్ అనేది ఉంటుంది. ఇప్పుడు 100 కం ఆహ్, 100 కంపెనీస్ ఉన్నాయి. 100 కంపెనీస్‌లో ఒక 60 కంపెనీస్ వరకు ఒక రూల్ ఉంటుంది. 8.5 సీజీ దాటిన వాళ్ళని మేము తీసుకుంటాము" అని చెప్పి.
<laughs> హ్మ్. హ్మ్. ఆ! ఆ!
అంటే ఇప్పుడు క్ ఆహ్, పాస్ అయితే వ్ జాయిన్ అయిపోవచ్చు కంపెనీస్‌లో అనుకుంటారు. అవును. ఒక స్కోర్ అనేది పెడతారు. ఆ స్కోర్ దాటితేనే మేము తీసుకుంటాము అన్న బాండ్ చాలా కంపెనీస్‌లో ఉంటుందీ. ఇది
అదే ఆ క్రైటీరియా అనేది ఉంటది గదా ప్రతి కంపెనీకి. హ్మ్. ఆహా! అయితే మీరు మళ్ళీ ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకొని గ్రేడ్‌ని పెంచుకున్నారా?
అవునండీ. ఈ విషయం మా సర్‌ని నేను అడిగిన తర్వాత ఆయన చెప్పారు కదా, ఖచ్చితంగా చదువుకోవాలి. ఒక 8, 8 దాటీ పెట్టుకుంటే మనకీ 100లో ఒక 70, 80 కంపెనీస్‌కి అప్లై చేసుకునే అవకాశం దొరుకుతుందీ. సో అలాగా అవ్
హ్మ్. హ్మ్. ఆహ్, అంతే గాకుండా ఏంటంటే ఈ పై చదువులకు గూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఏమన్నా చెప్పారా అండి మళ్ళీ?
అవునండీ, అవును. అంటే అదేదో ఎగ్జామ్ చెప్పారండి. క్యాట్ కానివ్వండి వీటిలో అంటా ఆహ్, మనకీ ఎ ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి మన ఇ ఇంటర్ మార్క్స్ అయినా సరే టెన్త్ అయినా సరే ఈ బీటెక్ మార్క్స్ అయినా సరే చాలా మంచి రోల్ అనేది ఉంటుందంట. దీని వల్ల కొంచెం ఎక్స్‌ట్రా పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అని కూడా చెప్పారు. ఇంకా ఆ సెమ్ మాక్స్
హుహు. అయితే మీరూ ఆ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ గూడా తీసుకొనీ మళ్ళీ ఫాలో అయ్యారా?
అవునండి. ఆహ్, ఏవైతే సెమూస్ గురించి మా సర్ చెప్పారో, అప్పటినించి సెమ్‌లో కొంచెం ఇంకా బా చదవటం. ఎలా అయితే <giggles> 1 డే ముందు చదివేదాన్నో, అలా ఒక 1 వీక్ హ్మ్. 1 వీక్‌కి, 10 డేస్‌కి అలా పెట్టుకొనీ అన్నీ లైన్‌గా, పాస్ మార్క్స్‌కి అని ఒకటి తీసేసి మైండ్‌లో నించి ఒక టార్గెట్ అనేది పెట్టుకోడం మొదలు పెట్టాననమాట. ఇన్ని మార్క్స్ రావాలి. ఆ విధంగా చదివీ, మా సర్‌ని చెప్పినట్టు, నేను అడిగానని చెప్పాను కదా! ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలంటే, మా సర్ ఒక సజెషన్ అనేది ఇచ్చారు. అయితే "సి లాంగ్వేజ్ నేర్చుకో లేకపోతే పైథాన్, జావా వీటిలో ఒకటి నేర్చుకుంటే చాలా ఉపయోగపడతయ్యీ" అని చెప్పారు, మా సర్.
అదే అదే. 1 డే బ్యాటింగ్ బదులు ఇంకా మొత్తం సెమిస్టర్ చదవటం హ్మ్. అవునవును. ఓకె. హుహు. అయితే అండీ ఇలా ఇంజనీరింగ్‌లో మెంటర్స్ ఈ విషయాల్లోనే గాకుండా ముఖ్యంగా ప్రాజెక్ట్ విషయంలో గూడా చాలా వరకూ హెల్ప్ చేస్తారు, ఇంకా ప్రాజెక్ట్ మొత్తం గూడా ఆ మెంటర్ కిందుండే జెయ్యాలి. ఏంటంటే అసలు మనం జెప్పిన ఐడియాస్‌ని ఒప్పుకోవడం నుంచి, ఇంక ప్రాజెక్టుకు సంబంధించిన ఏ డౌట్స్ వచ్చినా ఆ మెంటర్‌నే అడగాలి గదా? మీరు ప్రాజెక్టుకు సంబంధించిన డౌట్స్ ఎట్లాంటియి అడిగారు మీ మెంటర్‌ని?
ఆహ్, ఇలా హ్మ్. అవును. అవునండి. అవునండి, నిజంగా. అవును. అవును. అవునండి. మీరు నిజంగా చెప్పారు. ఒక ప్రాజెక్ట్ మ్ అంటే మనకి దాన్ని ఎలా ఎలా, ఎలా మొదలుపెట్టాలీ, ఏవైనా డౌట్స్ ఉంటే, మనంతట మనం క్లియర్ చేసుకోలేం అనమాట. ఎవరో ఒకళ్ళ హెల్ప్ కావాలి. అలా నేను మా మెంటర్‌ని వెళ్ళి ఫస్ట్ మనం ఎంచుకునే టాపిక్ ఎలా ఉండాలి అని చెప్పి నేను అడిగినప్పుడు, మా మెంటర్ నాకు ఒకటే సజెషన్ ఇచ్చారు. ఏంటంటే, "నువ్వు ఎంచుకున్న టాపిక్ అందరికంటే డిఫరెంట్‌గా ఉండాలి. అది 10 మందికి సహాయపడాలి" అని చెప్పారు.
అవును. ఏంటి? ఓకె ఓకె. అంటే సాయం చేశారా, మళ్ళీ మీ మెంటర్ మీకు ఎల ఎ ఎలాంటి టాపిక్స్ ఎంచుకోవచ్చో అని?
అక్కన్ అవునండి. ఎలా నేనూ చ్ ఆహ్, చూస్ చేసుకున్న తర్వాత, ఇంకా కొంచెం మంచిగా, ఇంకా కొన్ని ఎక్కువ ఫ్యూచర్స్ ఉండి, అది ఇంకా ఈజీ వేలో ఎలా హెల్ప్ అవుతుంది చాలామందికి, అది నేను రాసిన కోడ్‌లో ఎర్రర్స్ కానివ్వండి, అవన్నీ నాకు చ సహాయం చేశారనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పి. లాస్ట్‌కి ఆ ప్రాజెక్ట్ అనేది మంచి సక్సెస్‌ని తీసుకొచ్చిందీ. మా మెంటర్‌కీ చూపిచ్చాను కూడా.
ఓహోహో! ఆహా! చాలా బా చెప్పారండి. అసలూ, మీరు మీ మెంటర్స్‌ని ఎట్లాంటి ప్రశ్నలు అడిగాక అడుగుతారు? చిన్న ఉన్నప్పడ నుండి గూడా ఎలా ఎ ఎలాంటి మెంటర్స్ మీకున్నారో, ఇంకా వాళ్ళు మీకు ఎట్లాంటి సూచనలు ఇచ్చారనేది, చాలా అద్భుతంగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
హ్మ్. నాకు కూడా అండి. ధన్యవాదాలు.